మీరు మీ జీవితంలో ఒక పని చేయాలంటే ఆ పనిని మీరు ఎలా ఎంచుకుంటారండి?
ఆహ్, నేను నా పన్ నా జీవితంలో నెను ఏదైనా పని చేయాలనుకుంటే నేను చాలా ఫోకస్‌గా ఉంటానండి. ఏంటంటే నేను ఏం చేస్తున్నాను? ఏ పని మీద నా ఫోకస్ ఉంది? క్లారిటీ‌గా ఉంటాను. నేను ప్రతి విషయాన్ని బాగా ఆలోచిస్తాను. అలాగే దాన్ని ఎలాగైనా క్లారిటీ‌తో మెయింటైన్ అవుతానండి.
ఓహో! హ్మ్. అవునండి. క్లారిటీ అనేది ముందు ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తున్నామంటే <smacks lips> మనకి దానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు మాట ఒక మాట అనకుండా ఉండాలి. అలా చూసుకోవాలి కదండీ.
ఖచ్చితం ఖచ్చితంగానండి. ఒకళ్ళ దగ్గర మనం ఒక మాట పడకూడదు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఆ టార్గెట్ సాధించగానే ఏదో "హమ్మయ్య! నేను టార్గెట్ సాధించేసాను" అనుకుంటాం. బట్ ఏంటంటే జీవితం అనేది అక్కడికి ఆగిపోదండి. మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే అది సాధించాం అంటే మనం హ్యాపీ. "మొత్తానికి సాధించాను. సక్సెస్ అయిపోయాను" అనేసి. బట్ డెఫినిట్‌గా కొన్ని ఒక రెండు రోజులు ఎంజాయ్ చేసి మూడో రోజు నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ పెట్టుకోవాలి. అప్పుడే మన లైఫ్‌లో సక్సెస్ అవుతామండి. అంతేగాని ఏదో సక్సెస్ అయిపోయాము. చాలు అని మనం రిలాక్స్ అయిపోతే మాత్రం మనం వర్ అక్కడికి ఆగిపోతాం. ఇది చాలు అనుకున్న రోజే మనం ఆగిపోద్ది.
అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి.
కరి ఇప్పుడు నాకు నా లైఫ్‌లో చూసుకుంటానండి
హ్మ్. ఆశ.
నేను ఫస్టూ, యాక్చువల్లీ నాకు ఫస్ట్ నేను ఏ జాబ్ చేద్దాం ఫస్ట్ ఏం డిసైడ్ అవ్వలేదండి. నా ఎంబీఏ కంప్లీట్ అయింది. ఆలోచించేవాడిని ఏం చేద్దాం? ఏం చేద్దాం? అని. నాకు అనుకోకుండా మా ఫ్రెండ్ సజెషన్ వల్ల ఇంటర్వ్యూస్ పడ్డాయంటే, ఒక బ్యాంక్ జాబ్‌కి అప్లై జేసా. లక్కీగా అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆహ్, హ్యాపీ బ్యాంక్ జాబ్. బట్ నేను అనుకున్నంత పెద్ద జాబ్ ఏం కాదది.
ఓకే. అం అవునండి. అవును. అవునండి.
ఒక మీడియం, మీడియం రేంజ్ జాబొచ్చింది. బట్ నేను ఒకప్పుడే ఫిక్స్ అయ్యాను. ఓకే, నాకెందుకు మీడియం రేంజ్? అంటే, నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ఫస్ట్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుందాం. ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకొని. ఈ పనిని నేను ఎలా చేయగలనని ఫోకస్‌గా చేయడం మొదలుపెట్టానండి. కానీ చాలా కష్టంగా ఉండేది నాకు. 3, 4 మంత్స్ నాకు అసలు ఆహ్, అంటే ఇప్పటిదాకా జాబ్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైమ్ జాబ్ చేయడం.
ఆ! ఓకే. అవును. అవును. అవునండి. అవునండి. ఏ
పైగా హ్మ్, నీ హ్మ్. చెప్ అడగండి.
ఆ! అదండి. మీరు <smacks lips> అంటే ఫస్ట్‌లో ఇంకా ఏదైనా స్టార్ట్ చేయాలంటే, మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది మెయిన్ అండి. ఆ టైంలో ఇంకా <smacks lips> మనకొచ్చిన దాన్ని మనం చూజ్ చేసుకొని. దాని ద్వారా ఎక్స్‌పీరియన్స్ అవ్వి, ఆ తర్వాత ముందుకెళ్ళడమే మంచిది, మంచి ఉద్దేశం అని మీరు అనుకున్నారండి. అది చాలా కరెక్టైన పాయింట్ అవునండి.
హ్మ్. చాలా మంచిదండింక. ఆ! కాకపోత ఆ! కాకపోతే నాకు కొంచెం కష్టం అయిపోయిందండి. ఒక 4, 5 మంత్స్ మాక్సిమం ట్రై జేసాను గానీ, అస్సలవ్వట్లేదు. 6 మంత్స్ తర్వాత నేను ఆ జాబ్‌కి రిజైన్ జేసేసా. చేసేసి మళ్ళీ ఆలోచనలో పడ్డాను. ఏంటి? ఇంత నేను ఒక జాబ్ అనుకోవట్లేదు. ఒక 2 మంత్స్ బాగా ట్రై చేసానండి, మళ్ళీ జాబ్స్ అన్నీని. ఓకే. నేనింక బ్యాంక్ జాబ్ మంచో చెడో బ్యాంక్, బ్యాంక్ ఫీల్డ్‌లోకెళ్ళాను. ఒక ఫైనాన్షియల్ ఫీల్డ్‌లోకెళ్ళాను. సో, న ల నా కేరియర్ ఇందులోకే, ఏది మంచైనా చెడైనా ఇందులోకి తీసుకోవాలని చెప్పి మొదలుపెట్టానండి. తరువాత 2 మంత్స్ తర్వాత మంచి కంపెనీ‌లో జాబ్ వచ్చింది నాకు.
ఆహా! అవునండి. అయ్యో! ఆహా! హ్మ్. అవునండి. అమ్మ!
ఇంక వెంటనే జాయిన్ అయ్యాను. అక్కడి నుండి నాకు నా టాప్‌లో ఉన్నవాళ్లు కూడా మంచి ఆయన నాకు రిపోర్టింగ్ కూడా మంచి అతనొచ్చారు. బాగా నేర్పినొయి వర్క్ నేర్చుకోవడం మొదలుపెట్టానండి. చాలా బానే, ఇంకా వర్క్ నేర్చుకోవడం. రోజు కాల్స్ మాట్లాడడం. తర్వాత ఆహ్, కాంటాక్ట్ అవ్వడాలు. చాలా బాగా అయిందండి. అలా, అలా, అలా, అలా అయిన తర్వాత కొన్ని నాళ్ళకి నాకు కొంచెం గ్రిప్ వచ్చిసింది. నేను ఏం జేస్తున్నాను. ఆహ్, ఎలా జేస్తున్నాను? వర్క్ ఏంటి, మొత్తం అందులో టెక్‌నిక్స్ అన్నీ నేర్చుకున్నాను.
అవునండి. అవును. అవునండి. ఒక ఐడియా వచ్చేస్తది మొత్తానికి. అంటే ఇలా చేసుకుంటున్నాం కదా! అని.
ఆ! ఆ! అలాగా అలాగే కొంచెం ఒత్తిడి కూడా ఉంటదండి పైనుండి. మనం చేసే వర్క్ ఎలాగో టార్గెట్స్ అవి ఉంటాయి కాబట్టి. పైనుండి ఒత్తిడి వచ్చేది. బట్ దాన్ని నేను అధిగమించేవాడిని. ఎలాగైనా ఓకే. ఆహ్, ఈ టార్గెట్ ఓకే. దాన్ని ఎక్కువ మనసుకు తీసుకునేవాడిని కాదు. ఈరోజు టార్గెట్ చేసానా. ఓకే హ్యాపీ. చేయలేదనుకోండి. మరీ ఆహ్, ఆఫీస్‌లో వర్క్ ఆఫీస్‌లోనే మర్చిపోవాలి. మనా ఆహ్, మన ఏ పని చేస్తున్నామో అది ఆఫీస్ వరికే. మనం ఇంటికొచ్చిన తరువాత, దాన్ని తీసుకొని ఇంటికి వచ్చేది. ప్రెజర్ తీసేసుకొని. ఏంటి ఇలాగగైపోయింది. ఏంటి ఇలా చేస్తేనో అని బాధపడిపోయి. టెన్షన్ తీసేసుకొని, ప్రెజర్ తీసుకొని, బీపీ‌లు తెచ్చేసుకొని. అది చేయకూడదు అండి. మన లైఫ్ మన్
అవునండి. ఆహాహా! అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. మరీ అంత ప్రెజర్ తీసుకున్నా సరే! మనకి ఒత్తిడి పెరిగిపోయి. మనకి లేనిపోని ఆలోచనలు వచ్చేస్తు ఉంటాయండి. కదండి!
ఆ! అంతే కదండి! ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నామంటే, అదొక సాలరీ వస్తుంది. లేదంటే మనకి సొసైటీ‌లో ఒక పేరు వస్తుంది. పలానా జాబ్ చేస్తున్నాడు అనేసి పేరు వస్తుంది. అంతే తప్ప ఏదో మనం ఆ జయ ఆ జాబ్‌కి బానిసలం కాదు. ఆ జాబ్ లేకపోతే మన బతుకులేదు అన్న ఫీలింగ్ కూడా ఉండకూడదు. ఇక ఆ జాబ్ కాపోతే ఇంకో జాబ్. మనకీ మన ఆరోగ్యం మీద, మన టెన్షన్‌ల మీద, మన ఫ్యామిలీ మీద లేదా అక్కడ కోపం తీసుకొచ్చి, ఇంట్లో వాళ్ళ మీద చూపించేయడాలు. నేను అస్సలు <clears throat> అలాగ ఇష్టపడనండి అలా చేయడానికి.
అవునండి. అవునవును. ఆ! ఉండకూడదు అని జేప్పి. అవునండి. ఆ! ఆ! అవునండి.
ఏంటంటే, ప్రాపర్‌గా నీ జాబ్ మనం చెయ్యాలి. అది అయిన తరువాత మన ఇంటికి వచ్చాం. మన వర్క్ మనకం
అవునండి. అంటే, మీరిప్పుడు అవును. అవునండి. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడూ <smacks lips> మీరూ ఒక జాబ్ చేస్తున్నారు కదా! ఆ జాబ్ చేస్తుండగానే ఆ! ఆ జాబ్ చేస్తుండగానే కాలానుగుణంగా మీరూ <smacks lips> ఆ జా ఈ జాబ్ కాకపోతే, ఇంకో జాబ్ చేద్దాం. ఆ జాబ్ కాకపోతే, ఇంకో జాబ్ చేద్దాం. ఆని ఏమన్నా మారిందా అండి! <sniffs> లేకపోతే మీరు ఒక దాంట్లోనే స్టాండర్డ‌గున్నారా?
అవును. అంటే, ఫస్ట్ జాబు మానేశానండి. ఒక 6 మంత్స్‌కి మానేసాను. తర్వాత సెకండ్ జాబ్ మాత్రం 2 ఇయర్స్ చేశాను కంటిన్యూగా. 2 ఇయర్స్ చేసిన తరువాత, నాకింక ఒకే కంపెనీలో ఉండిపోయినా గ్రోత్ ఉండదండి మనకి. అక్కడ మనకి ఒక కంఫర్ట్ జోన్ అలవాటు పడిపోతాం. ఏంటంటే, అందరు తెలిసినోళ్లే, వర్క్ తెలిసిందే, మనకి ప్రెసరు కంటిన్యూ అయిపో అలవాటు పడిపోతాం. బట్, మనకి ఎదగాలి గ్రోత్ పెరగాలి అంటే మాత్రం, డెఫినిట్‌గా కంపెనీ చేంజ్ చేయాలి. ఆ టైమ్‌లో నేను ఒక, ఒక హార్డ్ డెసిషనే తీసుకున్నాను, కంపెనీ చేంజ్ అవుదామని. బట్, నా కొలీగ్స్‌ గాని, నా మేనేజర్స్ గానీ, ఎవ్వరైనా అందరూ చెప్పారు, "వొద్దు వెళ్ళకు మా మాట ఇను <smacks lips> నువ్వు కొంచెం ఎందుకు ఇక్కడే ఉండొచ్చు కదా!" అని చాలా నన్ను నాకు నెక్స్ట్ సాలరీ పెంచారు కూడాన కానీ, నాకు మాత్రం డిసైడ్ అయిపోయాను నేను ఇక్కడ ఉండకూడదు. నా గ్రోత్, నేను నా ఫ్యూచర్ కావాలంటే, వెళ్ళిపోవాలని అప్ ఎందుకంటే నాకు ప్యాకేజ్ ఎక్కువొచ్చింది బయటన.
ఆహా! ఓకె అండి. అవునండి. అవునవును. అవునవును. అవునండి. అవునండి. అవునండి. ఆహా! ఓకే అండి.
సో, మొత్తాని మొత్తానికి నేను వేరే కంపెనీకెళ్ళాను, ప్యాకేజ్ పెంచుకున్నాను. అక్కడ కొన్ని రోజులు చేశాను. ఆ తరువాత స్టార్ మారింది. ఇన్ ఇంకా పెద్ద కంపెనీ వచ్చింది. ఇంక అక్కడా నేను ఆగలేదు. మరొక కంపెనీకెళ్ళా. ఇప్పుడు ఆ కంపెనీలో చాలా పెద్ద ప్యాకేజ్‌లో ఉన్నాను, హ్యాపీ లైఫు చాలా బావుందండి. ఇప్పుడు మనం మన పని మన జీవితానికి ఎలా ఉంటుందంటే, ప్రాపర్‌గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు. కంటిన్యూ జేసుకోగలగాలి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడండి. మన, మన పేరెంట్స్‌కి అంత ఏమి అవగాహన ఉండదు. అంటే, "వీడేం జేస్తున్నాడు. ఎలా జేస్తున్నాడు." మన మీద నమ్మకం ఉందనుకోండి అన్ని క్వెశ్చన్స్ అడగరు. సో, ఏం జేసినా మంచేగా చేస్తాడు అనేసి. సో, వాళ్ళకెళ్లి మనం ఆహ్, "ఈరోజు నేను సాధించాను. నేను అనుకున్న జాబ్ ఈరోజు చేస్తున్నాను" అని మనం చెప్పిన రోజు ఆళ్ళు చాలా ఆనందపడతారు.
అవున్ ఆ! అవను. అవునండి. హ్మ్. అవునండి. ఆ! అవునండి. అవును. అవునండి. అవునండి. ఆ సంతృప్తి వస్తుంది మనకి. ఆ తర్వాత, ఆ హ్యాపీనెస్.
ఆ ఆనంద్ ఆ! ఆ ఆనందాన్ని మనం ఇవ్వాలండి పేరెంట్స్‌కి. అప్పుడే మనకుంటాది. సో, అలాగని జెప్పి ఓకే. మొత్తానికి ఒక 3 ఇయర్స్ అయితే అయింది. నువ్వు అనుకున్న జాబ్‌లో సెట్ అయిపోయావు. ఇంకా లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే, ఇంకా లైట్ తీసుకుందాం అని మాత్రం ఎట్టి పరిస్తితిలో అనుకోకు. మన జీవితంలోని ఒకటి సాధించాము అంటే, మరొకటి సాధించడానికి రెడీగా ఉండాలి. అంతేగాని మనం ఇంక అయిపోయింది కదా! అని ఇక్కడకి ఆపీడాలు అవి మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకుడదు.
ఆహ్! అవునండి. అవునండి. అవును. అక్కడితో ఆ! అవునండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు <smacks lips> మీరొక జాబ్ చేస్తున్నారు గదండీ. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, కుటుంబాల నుంచి కానీ <smacks lips> స అంటే మామూలుగా సాహిత్యంగా గానీ అంటే, బయట వ్యక్తుల ద్వారా గానీ అంటే, "నువ్వు ఇంత చదివి ఈ జాబ్ చేస్తున్నావు ఏంట్రా?" అన్న <smacks lips> ఆహ్, ప్రెజర్ వల్ల ఎప్పుడన్నా మీకు ఈ జాబ్ ఎందుకు ఇంకో జాబ్ చేయొచ్చు కదా! అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా అండి?
హ్మ్ ఆ! వచ్చిందండి. మీ మీకు చెప్పాను కదా! స్టార్టింగ్ జాబ్ అని.
ఆ! అవునండి.
అది నాకు కొంచెం ప్రెసర్‌గా ఉండేదండి బాగాన. కొత్త జాబ్ అవ్వడం! అసలు బాగా ప్రెసర్ తీసుకోవడం. మా, మా ఫ్యామిలీ వోళ్ళు వద్దు అనేసేవాళ్ళు, "నువ్వు ఎందుకు అంత ప్రెసర్ తీసుకుంటున్నావ్! నీకు ఇప్పుడు" మ్యా-యాక్చువల్‌ల్లి మా ఇంట్లో వోళ్ళు అయితే, జాబ్‌కి కూడా ఎళ్ళదు అనేసారు. అంత అవసరం లేదులే అన్నట్టు మాట్లాడేవాళ్ళు. బట్, నాకు మాత్రం ఎందుకు, ఏదో ఒక జాబ్ మన పేరు మనకంటూ ఒక పేరు ఉండాలి, అన్నట్టు నేను ఎళ్ళాను. బట్, అక్కడికెళ్ళిన తరువాత నాకు బా ప్రెసర్ ఉండేది. ఆహ్, ఇప్పటిదాకా నాకు తెలియని ఒక జోనర్‌కెళ్ళిపోయాను. చాలా ప్రెసర్ ఉన్నప్పుడు మాత్రం, మా ఇంట్లో వాళ్ళు బా సపోర్ట్ చేసారండి. వాళ్ళు ఏంటంటే, నువ్వు ప్రెషర్ తీసుకోకు. నువ్వు అలాగా చెయ్యకు. వద్దు జాబ్ పోయినా పర్లేదు, మానేయి, మానేయి, మానేయమని మా ఇంట్లో వోళ్ళు ఎక్కువ ప్రె ప్రెసర్ పెట్టారు, యాక్చువల్‌గా మానేయమని. సో, ఆ టైమ్‌లో నాకు అలాగా అనిపించిందండి. ఈ జాబ్ అవసరమా నాకు. నేను అనుకున్న జాబ్ కాదు, నా టాలెంట్‌కి తగ్గ జాబ్ కాదు, అని అప్పుడు అనిపించింది. బట్, తరువాత మాత్రం నేను కొంచెం కష్టపడి స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ కొంచెం. బట్, ఒకటే అండి, ఆ రోజు నేను ఆ జాబ్‌కి జాయిన్ అవ్వకపోయింటే, ఈరోజు ఈ స్టాండర్డ్‌లో ఉండకపోదునేమో!
అవునండి. అవును. అవును. ఆహా! ఓకె అండి. అవును. ఆ! అవును. ఆ! అవునండి. అంటే ఇప్పుడు ఏదన్నా మనకి ఆ పెద్దవాళ్ళు చెప్పినా కూడా, మన మంచి కోసం అని చెప్తుంటారు కదా! ఆ! అవునండి.
హ్మ్. ఖచ్చితంగానండి. అందులో పేరెంట్స్ చెప్తే నిజం అయి ఉంటది. నెక్స్ట్ ఈ జాబ్ కూడా ఎలాగు ఉంటాయండి! టార్గెట్స్ ఉంటాయండి మాకు. ఆహ్, ప్రతి, ప్రతి మంత్‌కి టార్గెట్ ఉంటుంది. సో, మనం మంత్ ఎండ్‌లోనే ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి.
ఆ! అవునండి. ఆహా! ఓకే అండి. ఓకే. ఈ టార్గెట్‌కి ఈ మంత్‌కి ఈ టార్గెట్ కంప్లీట్ చేయకపోతే, మళ్ళీ మనకి ఏమైనా సాలరీ తగ్గేది అని, ఏమన్నా ఉంటాయండి? లేదంటే నార్మల్‌గా సాలరీ
ఆ! లేదు. లేదండి. సాలరీ అయితే తగ్గదు. సాలరీ సాలరీయే. కాకపోతే మన టార్గెట్ రీచ్ అయితే ఇన్సెంటివ్స్ వస్తాయి. ఈ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఇన్సెంటివ్స్ రావు. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆహ్, ఇదొక సైకిల్ అండి. ఇప్పుడు మన, మన పై ఉన్నోళ్ళు మనల్ని అడుగుతారు, "ఏంటి నీ టార్గెట్ నువ్వు ఏమి చేయలేదు" అని. మనం మన కింద ఉన్నోళ్ళని బాధేయడమే. నువ్వెందుకు చేయలేదు అని. సో, ఇంక అది సైకిలు, అందరికి అది తెలిసిన సైకిల్ కాబట్టి, ఇంకేం చేయలేం. మన ప్రెసర్‌లు, మన కంగారులు, మన టెన్షన్‌లు, ఒకలకొకళ్ళం షేర్ చేసుకుంటాం. కొన్ని, కొన్ని సార్లు ప్రెసర్ ఎలాగుంటుందంటే, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటది. అంటే, చేతి దాకా వోచ్చింది పోవడం. లేదా అప్పటికి ఇంకా అయిపోయిందిరా బాబు ఈరోజు శుభ్రంగా హ్యాపీ‌గా ఉందాం అనే టైమ్‌లో, లాస్ట్ మొమెంట్‌లో చెడిపోవడాలు అవి జరుగుతుంటాయి. ఆ టైమ్‌లో ఏం చేస్తామండి, ఒక్కడినే బయటికెళ్ళిపోయి, ఆఫీస్‌లో బయటికి కెళ్లి, ఎక్కడైనా కూర్చొని, కాసేపు అలా ఒక్కడినే ఆలోచించుకొని, మళ్ళీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటున్నావు. ఇదేమి నీ లైఫ్ కాదు. ఇదో ఒక జాబు, ఇది కాకపోతే ఇంకోటి చూసుకోవచ్చు. నువ్వు కంగారు పడక! అది, అది నన్ను నేను కంట్రోల్ చేసుకొని, అలా కూల్ అయ్యి, మళ్ళి ఎనక్కి తిరిగి వస్తాను. వచ్చి మళ్ళి ఆఫీస్‌లో కూర్చుంటాను ఎళ్లి. బట్ నేను గట్టిగా ఫిక్స్ అయ్యింది ఒకటేనండి! ఆఫీస్, ఆఫీసే! ఇల్లు ఇల్లే! ఫ్యామిలీని, ఆఫీస్‌ని ఒకటి చేయకూడదు.
ఆ! ఓకె. ఆహా! ఓకే అండి. ఆహా! ఓకే. అవునండి. <chuckles> అవును. అవునండి. ఆ! అవునండి. అవునండి. అవును. అవును. ఆ! అవునండి.
అక్కడ ప్రెజరుంటే ఉంటది. ఇంట్లో మాత్రం మాములుగా ఉందాం, అని ఫిక్స్ అవుతాను.
అవును. ఆ! అవునండి. అంటే మీరు ఇప్పుడూ, <smacks lips> ఆ జాబ్‌లో జాయిన్ అయ్యే ముందూ, మీరూ ఏ జాబ్ అయినా పర్వాలేదు చేసేద్దాం. ఎందుకంటే, ఇప్పుడు ఇంట్లో ప్రెజెంట్ ఇంట్లో ఉన్న సిట్యుయేషను ఇది కాబట్టీ, ఈ ప్ర ఏ జాబ్ అయినా పర్వాలేదు వస్తే ఎళ్ళిపోదాం అని. అని ఆలోచించారండి లేకపోతే, పర్టిక్యులర్‌గా నేను నాకు ఇది, ఈ జాబే రావాలి. నేను ఇందులో ఎలాగన్నా ఎదగాలి అని ఎప్పుడన్నా అనుకున్నారండి?
ఆ! ఫస్ట్ టైమ్ చేసినప్పుడు అలాగనుకోలేదండి. ఫస్ట్ టైమ్ ఎళ్ళింది ఏంటంటే, అప్పటికి నాకు బానే ఉంది అంతా. కాకపోతే, ఏదో ఒక పేరు ఉండాలి కదా. అంటే ఒక జాబ్ చేస్తున్నాడు. నువ్వు ఏం జేస్తున్నావంటే, ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. అన్నట్టు అలా యేళ్ళాను. యాక్చువల్లీ నాకు బిజినెస్ ఉండేది మైండ్‌లో. బట్, బిజినెస్ మీద నాకు భయం. ఒకళ్ళ బిజినెస్ గాని తేడా
ఆ! అవునండి. అవునండి. అంటే, ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇలాగ ఖాళీగుండటం ఎందుకురా ఎందులోకందులో జాయిన్ అవ్వరా. కనీసం ఇంట్లో వాళ్ళకి సహాయపడుతుంది గదా, అని చెప్తూ ఉంటారు ఓ పగ బయటోళ్ళంతా. <giggles>
య యాక్చువలీ ఆ సిట్యుయేషన్ రాకూడదనే. నేను ముందే కంగారు బడిపోయానండి. నాకనిపించింది మేబి అలాగంటారేమో అనేసి. ఆళ్ళకెందుకు ఆ చాన్స్ ఇవ్వడం అని జెప్పి. నేను ఏదో ఒక జాబ్ ట్రై చేద్దాం అన్నప్పుడు. బ్యాంక్ జాబ్ అన్నా. బ్యాంక్ జాబ్ అంటే, ఏమనుకుంటాం ఇంకా హ్యాపీగా కూర్చొని, ఖాళీగా ఉంటాం, ఏ పని ఉండదు, అది, ఇది అనుకున్నాం. బట్, లోనకెళ్ళిన తరువాత తెలుస్తుందండి. బ్యాంక్ జాబ్ ఎంత దారుణంగా ఉంటది. ఎంత ప్రెజర్ ఉంటదో అని. బట్, వన్స్ నేను అక్కడికి ఎంటర్ అయిన తర్వాత మాత్రం. ఇంకా నా క్యారియర్‌గా ఫిక్స్ అయిపోయాను. ఇంక నా కేరియర్ ఇదే. నేను ఇందులోనే సక్సెస్ అవ్వాలి అని. లాస్ట్‌కి అలాగే సక్సెస్ అయ్యాను. ఈ టార్గెట్స్ కూడా అలాగే ఉంటాయండి ఇప్పుడు. ప్రెజరు పీక్స్‌లో ఉంటది. బట్, కొన్ని సార్లు టార్గెట్ రీచ్ అయిపోయాం అనుకోండి, ఆడుకోవచ్చు. ఇంకా మనకి ఆ నెలంతా వదిలేస్తారు. మనల్ని ఏం అనరు. సరదాగా తిరుక్కోవడం గాని, పార్టీస్‌కెళ్ళడం గానీ, బ బయట్లకెళ్డాలు గానీ. మీకూ మన ఆఫీస్ టైమ్‌లో కాకపోతే, ఈవెనింగైనప్పుడు కేస్ మూవీ‌కెళ్ళిపోతే కొంచెం నేను ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను.
అవునండి. ఆ! అవునండి. ఆ! అవునండి. ఆ! అవునండి. అవును. అవునండి. అవునండి. ఆ! అవునండి. అవునండి. ఆహా! ఓకే అండి.
ఆ! సో, నా జీవితంలో చాలా మీనింగ్ ఉందండి. నా జాబ్‌కి చాలా ఇంపార్టెన్సే ఇస్తాను నేను. ఎందుకంటే, నా లైఫ్‌లో చాలా టర్నింగ్ పాయింట్స్ జాబ్ దగ్గరయ్యాయి. బట్ ఫైనల్‌గా అయితే బానే సక్సీడే అయ్యాను. బట్ ఏమో, మేబి నేను గాని రాంగ్ స్టెప్స్ తీసుకున్నట్టైతే. నా జీవితం వేరేగా అయిపోనేమో. ఆ భయం అయితే ఉంటుందండి నాకిప్పుడు.
ఆహా! ఓకే అండి. ఆహా! ఓకే అండి. ఆహా! ఓకే అండి. అవునండి. ఎవరికైనా ఆ భయం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా మూవీస్ చూస్తున్నా చూస్తానన్నారు గదండి. అంటే మీరూ, <smacks lips> కొన్ని మూవీస్ ఉంటాయి. అంటే 'రఘువరన్ బీటెక్' లైక్ అలా ఉంటాయి కదా! అలాగ మీరు ఎప్పుడన్నా మూవీస్ చూసే ఆయ్, ఇన్‌స్పీరేషన్‌గా తీసుకున్నారండి? ఆ మూవీ ద్వారా మీరు? అంటే నా య్ నేను ఇలాంటి జాబ్ చేయాలి. చేసిన తర్వాత నేను కూడా నా చదువుకి తగ్గా, జాబ్‌లో సెటిల్ అవ్వాలి అని. మీరు ఎప్పుడు అనుకు అనుకున్నారండి అలాగా మూవీస్ చూస్తూ?
అవునండి. సూపర్ మూవీ అది. <chuckles> యాక్చువల్లీ అలా ఆ! అలాగంటే 'డ్రాగన్' మూవీ వచ్చింది కదండి. రా ఎవరు ప్రదీప్ రంగనాథన్ సినిమా రీసెంట్‌గా 'డ్రాగన్.' అందులో సాంగ్ ఉంటది. మీకు ఒక సాంగ్‌లో స్టార్ట్ అయ్యి. ఆడు ఎలా ఎదిగాడు అన్నది చూపిస్తారు. నాకు అది చాలా ఇష్టం అండి. ఆ సాంగు. <smacks lips> అతను ఎలా ఎదుగుతున్నాడు అని. అలాగా ఉ అలా ఉంటే చాలా బావుంటుంది మనకి‌ని. ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం. అంచెలంచెలుగ
ఆ! ఆ! అవునవునవును. ఆ! ఎస్. అవును. అవునండి. ఆహా! ఓకే అండి. అవును. అంటే అటు పక్క లైఫ్ చ్ ఆహ్, లైఫ్ అవును. ఒక పక్క లైఫ్ చిల్ అవుతూ ఉంటాం. ఇంకో పక్క మనకు కావాల్సిన జాబ్ దొరుకుతుంది అని. <chuckles>
ఆ! లైఫ్ ఇప్పుడు ఒకటండి. మనయి మనం జాబు జాబు, డబ్బు డబ్బు అని పరిగెట్టాం అనుకోండి. మనలా ఏజ్ పోద్ది. ఈ ఏజ్ మళ్ళీ రాదు. లైఫ్ ఎంజాయ్ చేయాలి. మంచి జాబ్‌లోనే సెట్‌లవ్వాలి. అప్పుడే ఫ్యూచర్ బావుంటుంది. ఖచ్చితంగా మనకి 2 పారలెల్‌గా <smacks lips> ఆహ్, ఏమంటారు పారలెల్‌గా బ్యాలెన్స్ చేసినప్పుడే మనం హ్యాపీగా ఉండగలం.
అవునండి. అవునండి. బ్యాలెన్స్ చేయాలి. అవునండి. అవునండి. మీ
ఇప్ అహ్, అదేనే కాదండి. ఇప్పుడు మనకి లైఫ్‌లోనే ఏదైనా అంతే. ఇప్పుడు మ మనం మ్యారేజ్ అవ్వనివ్వండి. లేదంటే, వర్క్ అవ్వనివ్వండి. లేదంటే, మనం చేసే ఒక ఫోకస్ ఉండాలి. ఒక టాలెంట్, మన్ మనలో టాలెంట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి టాలెంట్ లేకుండా మనం ఏదో ఎక్క ఎక్కడ కూర్చోబెట్టిన కూర్చుంటాను అన్నా కూడా జరగదండి. మన పని మీద మనకి ఒక అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తన్నాం, మనం ఏం చేయబోతున్నాం. నెక్స్ట్ మనకి ఏ ఏం చేస్తే మనకి బాగుంటుందని చాలా మంది అడ్వైస్‌లు ఇస్తూ ఉంటారండి పక్కనుండి. "అది చెయ్యు! ఇది చెయ్యు! అలా చెయ్యు!" అని ఎట్టి పరిసి‌లో వాటిలిని నమ్మామా నాశనం అయిపోతాం. మనకంటే ఓకే. అలాగని చెప్పి ఆ నువ్వే నాకు చెప్పకో అంటే మనం గీర అనుకుంటాం. సో, ఖచ్చితంగా! వాళ్ళు ఏం చెప్పినా అవునా! సరే, సరే. ఓకే. <chuckles> అలాగే చేద్దాం అని చెప్పి నెమ్మదిగా అవాయిడ్ చేయడమే.
అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. <chuckles> అవునండి. ఆ! అవునండి. బా <chuckles> అవునండి. అవతలోళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అవునండి. అవతలోళ్ళు ఆళ్లు చెప్పిన మాట విన్నప్పుడు వాళ్ళకి ఎంత <smacks lips> ఎలా అయిపోని అనిపిస్తుందంటే "వీడు ఇంత చెప్పినా వినడురా బాబోయయ్! ఎందుకు" అన్న థాట్‌లో వస్తారు! <chuckles> కొంతమంది. అనుకుంటూ ఉంటరు.
తర్వాత మన పని మ ఆ! అలాగే అనుకుంటారండి వాళ్ళు. అందుకని చెప్పి, మనం ఏమి అనకూడదు. మనం ఏంటంటే ఆ! ఇప్పుడు వాళ్ళు ఏదో అడ్వైస్ ఇచ్చారనుకోండి. ఫలానా జాబ్‌లో జాబ్స్ పడ్డాయంటే ట్రై చేయొచ్చు కదా! అంటే "అవునా! ఎక్కడ లింక్ చెప్పు" అని చెప్పి వాళ్ళ ముందు ఒక లింక్ ఓపెన్ చేసేయడమే. బట్, అది మనం వెళ్ళము <chuckles> చేయము ఏది సేయము. కానీ వాళ్ళకి ముందు మాత్రం అది ఆహ్, నటించేయాలి ఆ! "ఓకే, ఓకే. అయితే ట్రై చేస్తాను. ఓకే. ఓకే." అంతే. వాళ్ళకి ఒక ఇగో సాటిస్ఫై అయిపోద్ది. లేదనుకోండి మనమేదో వాళ్ళ మాట వినలేనట్టు "వీడికి బాగా పొగరు, చూడు మనం జాబ్ అని చెప్పినాడు పట్టించుకోవట్లేదు." ఆ మెంటాలిటీ‌లో ఆలోచిస్తారు చాలా మంది. మనం అంత దారుణంగా మనం అవతల వాళ్ళకి చాన్స్ ఇవ్వొద్దు.
<chuckles> అవునండి. ఆ! అవునండి. అవునండి. అవునండి. థ్యాంక్ థ్యాంక్ యూ అండి. మీ పని మీ జీవితానికి ఎలా ఎలాంటి అర్థం ఇస్తుందో మీరు వివరించినందుకు చాలా ధన్యవాదాలండి.
లేదండి. మీరు కూడా చాలా బాగా మాట్లాడుతూ, నన్ను నా నుండి అన్ని రప్పించగలిగారు. ధన్యవాదాలండి.
ఆ! ఆ! ధన్యవాదాలు.